కరెక్ట్. అది ఫ్రెండ్‌షిప్ గురించి గదా. అందుకని జెప్పేసి నేను ఆహ్, ఆ! సినిమాకి మా ఫ్రెండ్స్‌ని తీసుకొని మరి ఎళ్ళాను నేను. ఎళ్దాం అని జెప్పేసి వాళ్ళని గోల చేసి ఆరోజు ఆహ్, కాలేజి అయిపోయిన తర్వాత వాళ్ళని వెంటపెట్టుకొని, ఆహ్, అర్ అంత అప్పట్లో ఆ! సినిమాకి అంత ఇది హైప్ లేదనమాట. అంత తెలీదు ఎవరికీ. కానీ నేనే
ఆ! అవు ఒక ట్రిక్ ఉంటది. అవును. అవును. కానీ ఇప్పుడు చాలా
ఆ! ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే, ఆ! సినిమా రిలీ ఆహ్, రిలీజ్ థియేటర్ జూసిన వాళ్ళు గా గాదండి. ఆ! బయట మాములుగా ఓటీటీలో చూసి టీవీలో జూసి తర్వాత దానికి బాగా ఆహ్, ఇది ఒచ్చిందనమాట పేరు ఒచ్చింది ఆ సినిమాకి. ఈ స్నేహితుల గురించి ఇదంతా చూసి ఆ కాలేజ్ డేస్‌లో మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం, చిన్నప్పటి నుంచి మనకి స్నే స్నే ఒక స్నేహభావం ఎలా ఉండిద్ది మన పట్ల. ఆహ్, దాంట్లో ఉంటాయి గదా నాలుగు క్యారెక్టర్‌లు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఉండిది. ఒకళ్ళు నవ్విస్తా ఉంటారు. ఒకళ్ళదేమో ఆ! అలా ఉంటారనమాట. అందుకే ఆ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది. నాకు ఆహ్, అందుకే న మా ఆరోజు నేను ఎళ్ళినప్పుడు గూడా మా స్నేహితులతో ఎళ్ళినప్పుడు ఆరోజు మొత్తం నేను ఎంజాయ్ చేశాను వాళ్ళతో. వాళ్ళు ఎంజాయ్ త్ చేశారు ఆళ్ళు ఫస్ట్ ఆ సినిమాకు ఒద్దన్నారు. తర్వాత ఏంటంటే నేను ఆ సినిమాకి తీసుకెళ్ళినందుకు నన్ను. ఆ! వాళ్ళు ఎంజాయ్ చేసి. నన్ను ఇంకా "అబ్బా! మంచి సినిమా తీసుకొచ్చావురా ఇలా చ ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాం. ఆహ్, నీ వల్ల" అని జెప్పేసి నన్ను గూడా కొ కొంచెం పొగిడారు. మంచిగా అనిపించింది నాకు కూడా.
అవును. అవును. అవును. అవును. ఒక్కొక్కలది డిఫరెంట్ స్టోరీ. అయితే ఫస్ట్ హ్మ్. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఆ! హ్మ్. అయితే ఇప్పుడు, అంత బాగా చెప్తున్నారు కాబట్టి ఆ సినిమాలో ఒక సీన్ లేదా ఒక డైలాగ్ మీకు బాగా గుర్తుండి, మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి?
ఆ సినిమాలో ఆహ్, ఆహ్, 'విశ్వక్ సేన్' అని ఒక అత హీరో ఉంటారనమాట. హీరో గాదు ఆ నాలుగు పాత్రలో ఒక పాత్ర ఆయన. ఆయన సుశాంత్ అనే ఆయనకి ఒక మాట చెప్తాడు అన్నమాట. ఈ ఆహ్, ఒక ఒక సీన్ ఉండిద్ది జైల్‌లో ఉంటాడు జైల్‌లో. ఆయనకి చెప్తాడు అన్నమాట. ఆ! "న్ నచ్చిన వాళ్ళతో, నచ్చిన వాళ్ళతో నాలుగు మెతుకులు తింటేనేరా ఉండిద్ది. సుఖున్ అదిరా లైఫ్ అంటే" అని చెప్తాడు. అది మాత్రం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఆ సినిమా ఒక మెసేజ్ చెప్పిందనమాట మనకి. "మనకు కావాల్సింది డబ్బులు కాదు. ఆహ్, ఇది కాదు మంచి మనం మంచిగా ఉండాలి. ఉ ఉన్నవాళ్లతో నాలుగు ఆహ్, ఆహ్, నాలుగు నిమిషాలైనా మంచిగా ఉండాలి. సంతోషంగా ఉండాలి" అనేది బాగా చెప్పాడనమాట అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ సినిమాలో.
అవును. అవును. అవును. ఓకె. అవును. అవును. ఆ! అవును. బాగా చెప్ ఆ! అయితే ఆ సీన్ చూసినప్పుడు మీకు ఎటువంటి భావన కలిగింది? మీకు మీకు ఎ ఎలా ఇంపాక్ట్ ఏమైనా చేసిందా ఆ! సీన్ మిమ్మల్ని?